ఓకే.
ఈ ఏదో బ్రాండుందండి నాకు గుర్తులేదు. అది కూడాను ఆ! బ్రాండ్‌లోది ఆ! ప్లెయిన్ షర్ట్స్ అన్నమాట మొత్తమంతా, చాలా లెనినోచ్చేసి వైట్‌లో వాడేవాన్ని వైట్‌లో వాడేవాన్ని. ఇదివరకు వాడనన్నమాట, అది ట్రెండ్ అయిపోయింది. లెనిన్ ఇప్పుడంతా కూడా నేను ప్లెయిన్స్‌లోకి వచ్చేసా. హ్మ్. డిఫరెంట్, డిఫరెంట్ కలర్స్, దీంట్లో గ్రే వాడుతున్నాను, లైట్ పింక్ కలర్ ఆ! ఇంకా వచ్చేసరికి ఇంకేదో ఉన్నాయండి ర్ మా బిస్కిట్ కలర్ ఇట్లాగా ప్లెయిన్సన్నమాట అవన్నీ కూడా షైనింగ్ వస్తా ఉన్నాయి క్లాత్స్.
హ్మ్. లెనిన్ అంటారా? అలాంటిదేమైనా మెత్తగా ఉంటాదా? క్లాతు ఆ! ఓకే. ఆహా! అయిపోయిందా? హ్మ్. ఓకే. హుహు. అవును. హ్మ్. అవును.
హ్మ్. అన్నిటికి ఒకటే ప్యాంటు. ఇక్కడ చూడండి నేను మీరు బ్లాక్ అన్నారు చూసారా, బ్లాక్ ప్యాంటే అన్నిటికి బ్లాక్ ప్యాంటే వేశాన్నేనా ప్లయిన్ షర్టుల మీద అన్నిటికి, హ్మ్. ఆ! ప్లయిన్ షర్టుల మీద అన్నిటికి బ్లాక్ ప్యాంటే వేసుకున్నాను. నేనెక్కడ కూడా వదిలిపెట్టలేదు బ్లాక్‌ని.
ఈ టెంపుల్స్ కూడా చూసుకుంటే మీరు టెంపుల్‌లోకి హ్మ్. అవునవును. ఆ అవును. అదే. అయ్యో! అవును మరి ప్యాంటు కలర్, కలర్ ఏసుకుంటే ఎవరు రామ్ చరణ్ రయిపోతారప్పుడు. ఆ! అందుకే, ఆహా! అవును అయినా కలర్, కలర్ కూడా ట్రెండోచ్చింది కదండీ! మీకలా ఇష్టం లేదా రంగు <giggles> రంగులు వేసుకోవడం.
హ్మ్. అదే కదా! <giggles> నైట్ డ్రెస్సులయిపోతాయయి పైన, కింద ఒకటే ఏసుకుంటే. హ్మ్. ఎ హే, వ వద్దండి అలాగా కొంచెం, కొంచెం, హ్మ్. మరీ అంత మనం అంత పెద్ద ఫేమస్ సెలబ్రిటీ‌లు గాదు గదా!
హుహు. ఓన్లీ బ్లాక్ కలర్ ఒక్కటే వేసుకుంటారా? మరింకా ఇంకే కలర్ ప్యాంటు వేయరా?
ప్యాంటు